హ్మ్. అవును, అవును. నిజంగానే.
ఇప్పుడు ఏం క్యారెక్టర్ చూడట్లేదు అండీ. డ్రెసింగ్ స్టైలే చూస్తున్నారండి. <giggles>
ఆ! కానీ ఎవరైనా సరే. క్యారెక్టర్ చూడాలండి ఫర్స్ట్. మన క్యారెక్టర్‌ని బట్టి ఇప్పుడు మి మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు పెళ్లి చూపుల్లో కూడా అమ్మాయి అందంగా ఉంటే చాలండి వాళ్ళకి. అమ్మాయి క్యారెక్టర్ అక్కర్లేదు. అమ్మాయి అందంగా ఉందా లేదా, అని చెప్పి జూస్తారు ఫర్స్ట్. ఆ తర్వాత కట్నం గురించి చూస్తారు. అంతే ఆహ్, అసలు అమ్మాయి ఏంటి? అమ్మాయి పాత అంటే పాస్ట్‌లో ఏమైనా చేశిందా లేదా? అమ్మాయి మంచిదా గాదా? అని తెలుసుకునేది బోయి, కట్నం ఎంత ఇస్తున్నారు? అమ్మాయి అందంగా ఉందా లేదా? ఇదే. ఇదే అన్నమాట అడిగేది. అబ్బాయి గురించి అయితే మరి. ఆహ్, అబ్బాయి అందంగా ఉన్నాడా అని పక్కన పెట్టేసేయండి. కర్రోడ్ని గూడా చేసుకుంటున్నారు ఇప్పుడు. కర్రీగా ఉన్న, తెల్లగా ఉన్న, పొట్టిగా ఉన్న, నల్లగా ఉన్న, ఏజ్ అయిపోయిన, పొట్ట ఉన్న, బట్టతల ఉన్న అందరిని చేసుకుంటున్నారు కారణం గవర్నమెంట్ జాబ్ అని.
ఔ అది ఉంటే చాలాండి. అవునండి. <giggles> అవునండి. అవునండి. అవునండి. అవునండి. ఎ ఏదో ఓటి ఎనక్ డ డ ఎనకాల డబ్బు.
హ్మ్. అంతే గవర్నమెంట్ జాబు. మంచిగా ఎకరాలు, ఎకరాలు ఎనకేసి ఉన్నాడు. బాంక్ బాలన్స్ చూస్తే గట్టిగా ఉంది. సో, ఇంకేంటి? ఢోకా ఏంటి వాళ్ళకి? అందం అక్కర్లేదు అక్కడ.
అంతేలెండి. మీరు రి రీసెంట్‌గా ఒకటి ఉన్నదండి ఇలాంటిదే. ఇప్పుడు అప్ పెళ్ళికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. అది 100% కరెక్ట్.
హ్మ్. చెప్పండి. హ్మ్. చెప్పండి హ్మ్. హ్మ్. హ్మ్, అవును. నిజంగానే. హ్మ్.
అయితే అలాగనే ఈ మధ్య కాలంలో కొత్తగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే సివిల్ రిపోర్ట్ అండి.
అంటే?
ఇప్పుడు మనకి బ్యాంక్స్‌లో ఎన్ని లోన్‌లు ఉన్నాయి?
ఓకె, ఓకె. సివిల్ సివిల్‌ని బట్టి ఓకె. డన్. అంటే ఎన్ని లోన్‌లు తీసుకున్నారు? ఏంటి అనే కదా! ఓకె. నిజంగానే అండి. అది చూడాలండి బాబు. నిజంగానే. అప్పుడు బయట పడతాయి అన్నమాట. ఎన్ని లోన్‌లు ఉన్నాయి? ఏంటి? అనేది. నిజంగానే. హ్మ్.
ఎలా కడుతున్నాడు? అహా! అది అది చూసి పెళ్లి పెళ్లి కాన్సెల్ అయిన సందర్భం ఉందండి.